సామాన్యంగా ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఆహ్, ప్రాజెక్ట్స్ అంటు, అంటే చిన్నప్పటినుంచి అనంటే, చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళ బాల్యం నుంచి లేక పెద్దైన తర్వాత వరకు ఇట్లా ప్రాజెక్ట్ చేస్తూనే ఉంటారు. అలా మీరు మీకు చాలా నచ్చిన ప్రాజెక్ట్ ఏమైనా చేసినట్టు ఉందా మీస్ మీ ఆ! లైఫ్‌లో?
ఖచ్చితంగా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ టైమ్ వచ్చేసరికి నేను ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు పెరిస్కోప్ అని చెప్పేసి ఐడియా ఉందా? అంటే పెరిస్కోప్ అని చెప్పేసానంటే షిప్స్ లోపల నుంచి కిందనుంచి చూస్తే అంటే సబ్‌మరైన్‌లో ఉపయోగపడుతుంది అన్నమాట అది బాగా.
హ్మ్. హ్మ్. హుహు.
హా! ఆ సబ్‌మరిన్స్‌లో ఏంటి అది భూగర్భం అంటే వాటర్ లోపల ఉంటది కాబట్టి, ఎంత లేదనుకున్నాగాని బయట ప్రపంచం ఎలా జరుగుతుందని చెప్పడానికి ఒక పైప్ అనేది నీళ్ళ లోపల నుంచి పంపించేసి బయట ఏం జరుగుతుంది చుట్టుపక్కల ఏమన్నా నేవీ షిప్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా, చుట్టుపక్కల ఏమన్నా షిప్స్ ఉన్నాయా, అని చెప్పేసి చూసుకోడానికి ఆ పెరిస్కోప్ అనేది వాడేవాళ్ళు అనమాట. ఆ పెరిస్కోప్ కూడా ఎలా ఉండేది అని చెప్పేసనంటే
హ్మ్. హుహు. ఓకే. ఓకే. అంటే అది భూగర్భం నుంచి చు చూడడానికి ఉపయోగపడుతుందా...
ఏదండీ?
అది భూగర్భం నుంచి చూడడానికి ఉపయోగపడుతుందా?
భూగర్భంగనుంచి కాదు. నీటి అంతర్జాలం నుంచి లోపల నుంచి అన్నమాట మొత్తం అంతా కూడాను.
ఓకే. ఓకే. ఆహా! ఓకే.
సబ్మెరైన్సే. మీకైడియా ఉండే ఉంటదది.
ఆ! అవునవును. సబ్మెరైన్స్, ఐడియానే ఉంది నాకు.
ఆ! అదే. సబ్మెరైన్స్ లోపల, ఆహ్, వీళ్లుంటారు కదా! లోపల క్రూ మెంబర్స్...
హ్మ్.
అంటే, సోల్జర్స్ కానీ క్రూ మెంబర్స్ కానీ, వాళ్లుంటారు గదా! వాళ్ళు, పైన ఏం జరుగుతుందని తెలుసుకోడానికి, ఈ పెరిస్కోప్లనే వాడతా ఉంటారనమాట.
అవునవును. హుహు. ఓకే. ఓకే.
ఓకె. ఆ పెరిస్కోప్ కూడానూ, ఎలా ఉంటది అని చెప్పేసనంటే, జస్ట్ ఒక 45 డిగ్రీ యాంగిల్, ఇక్కడొకా మిర్ర్ర్, పైనొక మిర్ర్ర్.
హ్మ్. ఓకే.
ఆ 45 డిగ్రీస్ అనేది, యాంగిల్ పెట్టేసుకొని, ఈ మిర్రర్లో నుంచి ఇమేజనేది కూడానూ, పైకి రిఫ్లెక్టవుతుందినమాట. పైన ఏదైతే చూస్తన్నామో, పైనిలా చూడంగాల్నే, పైన ఏదైతే వి ఇమేజ్ కనపడుద్దో, అది ఆ మిర్రర్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది, మనం కింద నుంచి చూసేటప్పుడు, కింద 45 డిగ్రీస్ యాంగిల్‌లో ఉన్నదీ, ఆ మిర్రర్‌లో కనపడతదనమాట.
హుహు. ఓకే. హుహు. ఓకే. ఓకే. అంటే, పైన వాళ్ళకి ఆహ్, 45 డిగ్రీస్ కింద వాళ్ళకంటే, యాహ్! పైనకి కనిపిస్తుందది. కింద కనిపిస్తుందన్నమాట ఆ మిర్రర్‌లో.
హా! ఖచ్చితంగానూ. ఆ మిర్ర్ర్ అనేది, 45 డిగ్రీస్ యాంగిల్‌లో పెట్టాలి లోపల.
హుహు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడూ ఒకవేళ, అది మనం ఫోర్టీ ఫైవ్ పెట్టకకుండా
ఆ! అదీ సైన్స్ ప్రోజెక్ట్ అనమాట. ఫస్ట్ ఫస్ట్ సైన్స్ ప్రాజెక్ట్. ఏదండి?
హ్మ్. ఒకవేళ అది మనము, 45 పెట్టుకోకుండా, ఒక 90 లేదా 60 అట్లా పెడితే, ఏమేనా ప్రోబ్లమ్ అవుతుందా?
ఖచ్చితంగా. ప్రాబ్లమ్ అయిద్ది. ఏం కనపడదు.
హుహు. ఓకె. ఓకె.
ఆ! అందుకని చెప్పేసి అని యాంగిల్స్ కానీ, ఏయన్నా గాని ఉండేదన్నమాట మొత్తం అంతా సైన్స్ అనేది అందుకే. ఈ 45 C డిగ్రీస్ అనే యాంగిల్ ఏదైతే ఉందో, ఈ 45 డిగ్రీస్ యాంగిల్ ఇలా పెట్టున్నప్పుడు ఇలా రివర్స్‌లో ఉన్నప్పుడు. ఈ కింద నుంచి పై దాకా మొత్తం అంతా కూడా కనిపిస్తా ఉంటది అన్నమాట. అది నా ఫస్ట్ ప్రాజెక్ట్. సైన్స్ ప్రాజెక్ట్. ఆ! దానికి వచ్చేసరికి నాకు ఎంత మంచిగా వచ్చింది అని చెప్పేసనంటే స్కూల్‌లో, క్లాసుల్లో చెప్పింది విని. నేను ఎలా చేశాను అని చెప్పేసానంటే ఫస్ట్ పీవీసీ పైపులు తీసుకున్నాను...
హుహు. హుహు. హ్మ్. హుహు. ఓకె. ఓకె. ఓకె.
పీవీసీ పైపులు తీసుకొని ఎల్ బెండ్లు ఒక 2 తీసుకున్నాను.
హుహు.
హ్మ్. ఎల్ బెండ్లు ఎలా ఇచ్చాను అని చెప్పేసి అనంటే ఒకటి జెడ్ షేప్‌లో ఇచ్చాను అన్నమాట ఎల్ బెన్డ్ కూడాను...
ఓకె. ఓకె.
ఎల్ బెండ్లు ఇచ్చేసి, దాని లోపల రౌండ్‌గా స్క రౌండ్‌గా గ్లాసులు కట్ చేయించేసి, దాని లోపల అనేది ఆ గ్లాసులు పెట్టాను. కింద ఒక 45 డిగ్రీస్ పైన ఒక 45 డిగ్రీస్ అలా పెట్టేసి, బయట ఒక మాగ్నిఫైయింగ్ గ్లాసెస్ అటుపక్కన ఇటు పక్కన పెడితే, అంటే ఏమవుతుందంటే మాగ్నిఫైయింగ్ గ్లాసెస్ పెట్టడం వల్ల ఇమేజ్ అనేది చాలా దగ్గరిగా కనపడుతుందనమాట.
హుహు. ఓకె. హ్మ్. అంటే అవి జూమ్‌గా కనిపిస్తా ఉంటాయి అన్నమాట.
చాలా దగ్గరగా కనపడతాయి. మనం ఏదైతే ఇలా చూడంగాలనే అలా కనపడతా ఉంటాయి. చూసావా! అదన్నమాట. అలా కనపడతాయి. హ్మ్. ఇంక దానికి స్కూలంతా గూడాను మంచిగా నాకు గోల్డ్ మెడల్ యేసేసారు మెల్లో.
అదే. అదే. ఆ! అవునవును. ఓకే. ఓకే.
క్లాప్స్ కొట్టిచ్చి, స్కూలందరి చేత.
ఆహా! అద్భుతం. ఆ!
హ్మ్. అది నా ఫస్ట్ ప్రాజెక్ట్. దాని తర్వాత కెలిడియోస్కోప్ ఐడియా ఉందా నీకు?
అప్పుడు ఆ! కెలిడియోస్కోప్‌ ఐడియా ఉంది.
ఆ! కెలిడియోస్కోప్ నెక్స్ట్ ఇయర్ చేశాను. దాని తర్వాత అది మంచి ట్రెండింగ్‌ లోకి వచ్చేసింది. కెలిడియోస్కోప్ మేవేం చేసామనంటే అట్టముక్కలు తీసుకొని దాని చుట్టూ, ఆ గ్లాస్ పెట్టేసి దాని లోపల గాజు ముక్కలు, మా అమ్మ పగిలిపోయిన గాజులుంటే, అవి తీసుకొని దాంట్లో యేసాను. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్‌లాగా బల్లె కనపడిందన్నమాట చూస్తుంటే జనాలందరికి కూడాను.
ఓకే. హుహు. ఓకే. అవునవును. ఇప్పుడు మనము అంటే మనం ఏ షేప్‌లో గా ఆహ్, ఏ షేప్‌లో పెట్టిన అది జూమ్ఇన్ మేగ్‌ని‌ఫయింగ్‌గా కనిపిస్తుందనమాట అది దాంట్లో పెట్టినప్పుడు.
మేగ్‌ని‌ఫయింగ్ అని చెప్పేసనంటే అది మిర్రర్ ఎఫెక్ట్ అదంతా కూడాను. అంటే చుట్టూ 3 పక్కల కూడాను మిర్రర్ ట్రయాంగిల్ షేప్‌లో ఉండేసరికి, ఆ విజన్ అనేది అలా కనపడతా ఉంటదన్నమాట దాంట్లో.
అవునవును. అవును. హ్మ్. అవును. అలా ఇప్పుడు మీరు అంటే హ్మ్.
హా! ఆ కెలిడియోస్కోప్‌కీ హ్మ్. చెప్పండి.
అలా ఇప్పుడు మీరు నార్మల్‌గా మీ అంటే హైయర్ స్టడీస్‌లో చేసిన మంచి ప్రాజెక్ట్ అంటే, ఇప్పుడు అంటే మనము
ఖచ్చితంగా చెప్తాను. అంటే ఫస్ట్ చిన్నతనం నుంచి ఏమేం చేశాను అనేది మొత్తం అంతా చెప్పుకుంటూ యెళ్ళిన తర్వాత ఆది చెప్తానొకసారి.
ఓకే. ఓకే. ఓకే. చెప్పండి.
ఆ! చాలా ఉన్నాయిక్కడ. ఒకటి కాదు రెండు కాదు చాలా చేసుకుంటు యెళ్ళాను అచీవ్‌మెంట్స్ అన్ని కూడాను. ఆహ్, ఆహ్, కెలిడియోస్కోప్‌ తర్వాత నేను నెక్స్ట్ చేసిందల్లా కూడాను వోల్కనో ఎరప్‌షన్.
హుహు. ఓకే. ఓకే. చెప్పండి. హ్మ్. ఓకే. ఓకే.
వోల్కనోసనేది ఎలా పేలతయ్యి?
హ్మ్.
హ్మ్. అంటే దానికి ఎలా చేశాను అని చెప్పేసానంటే ఫస్ట్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అంటే మా ఫ్రెండ్ ఎవరో చెప్పారు. అరేయ్ బేకింగ్ సోడాలో వెనిగర్ అనేది కలిపితే నీకు ఆహ్, రియాక్షన్ అనేది వస్తా ఉంది. బుసబుస పొంగుతా ఉంది అని చెప్పేసి అని అన్నాడు.
హుహు. అవునవును. అవునవును.
హ్మ్. దాని తర్వాత దాంట్లో మరీ అరే ఇప్పుడు మరి వోల్కనో‌లో కొద్దిగన్నా ఎంత లేదనుకున్నా గానీ నురగా అనేది వస్తది. అదే రెడ్ కలర్ వస్తది గదా! దానికి మరిక ఏం చేద్దాం అని చెప్పేసి అని అంటే. ఆహ్, నా దగ్గర ఒక ఐడియా ఉందిరా అని చెప్పేసి చెప్పాను నేను.
హ్మ్. హుహు.
ఏంటిది అని చెప్పేసి అనంటే ఫుడ్ కలర్ కలపడం దాంట్లో. ఆ బేకింగ్ సోడా ఏదైతే ఉందో దాంట్లో ఫుడ్ కలర్ కలపడం.
ఓకే. ఓకే. హుహు. హ్మ్. అంటే వోల్కనీక్ ఎరప్షన్‌లో నార్మల్‌గా మనకి రెడ్ అనేది అక్కడ ఎక్ ఎక్కువ మ్యాన్‌డేటరి అనమాట. అంటే అది ఉంటేనే ఎక్కువ మనం మనం ఐడెంటిఫికేషన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట.
ఆ ఫుడ్ కలర్ కలిపిన తర్వాత. హ్మ్. అవును. వాస్తవం అది. ఖచ్చితంగాను.
హ్మ్.
అలానే వచ్చిందన్నమాట అది. దాని తర్వాత ఏం చేసామనంటే ఆ రెడ్ కలర్ కలిపి ఒకసారి ట్రై చేయంగాల్నే ఇంక సక్సెస్. ఓకే. ఇదొక ట్రైల్ ఎర్రర్ అయిపోయింది. ఆ ట్రైల్ మెథడ్ అయిపోయింది. నెక్స్ట్ కొండ ఎలా చెయ్యాలి ఇప్పుడు?
హుహు. ఓకే. ఓకే. ఆహా! ఆ! హ్మ్.
కొండ ఎలా చేశామని చెప్పేసి అనంటే మేము అంటే నేచురల్‌గా ఉండటం కోసం అని చెప్పేసి అని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యూస్ చేసాము. థర్మాకోల్ అనేది యూజ్ చేయకుండా.
ఓకే. ఓకే. థర్మాకోల్. ఆ!
థర్మాకోల్ యూస్ చేయలేదు మేమిక్కడ. నేచురల్‌గా కొండ లాగానే ఉండాలి అని చెప్పేసని దాన్ని ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసాము.
హుహు. ఓకే. ఓకే.
హ్మ్. అంటే లోపల నువ్వు ఇప్పుడు ఇదొకటి అడగొచ్చు ఎలా చేసావు? అని చెప్పేసని అంటే ఇప్పుడు నీకు బేకింగ్ సోడా యేస్తే అది పైకి పొంగాలి గదా! అని చెప్పేసని దాని లోపల ఒక చిన్న పైప్ మొక్క పెట్టేసి ఒక డమ్మీ పెట్టాను కింద.
అవునవును. డెఫినెట్‌గా హుహు. హ్మ్.
ఆహ్, ఒక ముప్పాతిక పైప్ అన్నమాట. అంటే 3/4 పైప్. అది పెట్టేసి దాంట్లో బేకింగ్ సోడా యేసేసి, దాంట్లో కొంచెం పైనుంచి వెనిగర్ పోసాను అని చెప్పేసనంటే ఆ వెనిగర్ పోయటానికి కూడాను ఒక ట్యూబ్ అనేది పెట్టాను అన్నమాట. ఆ పైప్‌కి ఒక చిన్న బెజ్జం పెట్టేసి ఒక ట్యూబ్ పెట్టేసి వెనిగర్‌కి ఇంజెక్షన్ లాగా లాగేసి, ఇలా నేను ఇటు పక్కన నుంచి ప్రెస్ చేస్తుంటే, దాంట్లో పైన బేకింగ్ సోడా ఎయంగాల్నే ఆ కొండ అంటే దాంట్లో నుంచి ఇలా పొంగుతా ఉందన్నమాట మొత్తం కూడాను.
ఓకే. ఓకే. హ్మ్. అంటే హుహు. అవునవును. పైనుంచి అట్లా అంటే మీరు పైప్ కింద నుంచి పైప్ కనెక్షన్స్ ఇస్తే పైనుంచి మీరు అట్లా ప్రెస్ చేస్తున్నప్పుడు పైనుంచి అది ఆహ్, పొంగుతా ఉంటుందన్నమాట.
అవును. పైనుంచి కాదు అంటే ఆ ఇంజెక్షన్ అనేది కనపడకుండా నేను కింద సెట్ చేసుకున్నాను అన్నమాట. పైప్ ఆహ్, లోపల పెట్టిన పైప్‌కి నేను ఒక చిన్న బెజ్జం పెట్టుకొని దాని నుంచి ఒక పైప్ కనెక్షన్ ఇచ్చుకున్నాను.
ఓకే. హుహుహు. అంటే నార్మల్‌గా మీరు ఇప్పుడు కింద సెట్ జేసుకున్నారు గదా! సో అది మీరు ఇట్లా ప్రెస్సింగ్‌కి అంటే వీలుగా ఉంటుందా మీకు?
ఆ పైప్ కనెక్షన్ ఇచ్చేసి ఏది? ఎట్లాగా? అంటే వెనిగర్ తీసుకుంటానండి. అంటే సిరంజ్ తెలుసు కదా మీకు సిరంజీ సిరంజీలతో కూడా సక్షన్ చేసుకోవచ్చు మనం.
అవును. అవునవును.
ఆ! ఇప్పుడు నేను ఆ వెనిగర్ అనేది పెద్ద అంటే ఇప్పుడు యానిమల్ సిరంజ్‌లు అనేవి వేరేయి ఉంటాయి. పెద్ద పెద్దయి అంటే ఎలా చెప్పాలి మీకు? వెటెర్నరి సిరంజిలన్నమాట అయ్యి.
అవునవును. తెలుసు అది అంట్ ఎట్లంటే నార్మల్ ఇప్పుడూ
ఆ! ఆ సిరంజి లోపలికి వెనిగర్ తీసుకొని, ఆ పైప్ ఏదైతే ఉందో దాని లోపల ఇలా ప్రెస్ చేయంగాన్లే ఆ లిక్విడ్ అనేది ఆ బేకింగ్ సోడా‌కి టచ్ అయ్యి అది బుసబుసా పొంగుకుంటా వచ్చింది బయటికి.
హ్మ్. ఓకే. ఓకే. ఆహా!
ఆ! ఇదే సక్సెస్ నెక్స్ట్ స్టెప్. ఓకే నా? నెక్స్ట్ 3ర్డ్ స్టెప్ ఆ వోల్కనో పర్వతం చేయడం ఫస్ట్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తోనే ఉత్త కుండలా కట్టేసాం అన్నమాట మొత్తం అంతా. అది పగిలిపోయింది.
హ్మ్. హ్మ్. హుహు.
దాని తర్వాత ఏం చేసాము మేము? చిన్న చిన్న క్లాత్ ముక్కలు తీసుకొని దాన్ని కట్ చేసేసి ఆహ్, ఏదైతే ఉందో మొత్తం అంతా పేర్చుకుంటూ వచ్చాననమాట అప్పుడు బాగా స్ట్రెంత్ వచ్చేసింది. నేచురల్‌గా కొండ ఎలా ఉంటదో అలా ఫార్మ్ అయిందనమాట. చుట్టుపక్కల అంతా కూడాను అది బ్రౌన్ కలర్ యేసేసి దానికి. ఇది ఏదైతే ఉందో ఈ లిక్విడ్ అదంతా కూడాను బయటకి వచ్చేయడానికి మొత్తం అంతా ఫారిన్ లిక్విడ్ ఉంటది గదా! అంటే ఇప్పుడు ప్రెస్ చేస్తా ఉంటాము. దాని నుంచి వస్తా ఉంటది గదా మొత్తం అంతా. దాని నుంచి ఒక వే అనేది క్రియేట్ చేసుకొని దాన్ని ఇలా సెట్ చేసామన్నమాట మొత్తం. దానికి మాకు దగ్గర దగ్గర ఒక 10 స్కూల్‌ల్లు. 10 స్కూల్‌ల్లు కలిసి పోటీ పడితే మాకు దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.
హ్మ్. హుహు. హ్మ్. అవునవును. అవునవును. ఓకే. ఓకే. ఆహా! ఓహో! కంగ్రాచ్యులేషన్స్. అప్పుడు అ అంటే ఆ ట్ సమయంలో నార్మల్‌గా ఇప్పుడు మీరు 10 స్కూల్‌ల్లు అంటే పోటి పడ్డారు గదా? అలా మీకు వచ్చినప్పుడు అంటే మీ ఆహ్, సార్స్ అయినా టీచర్స్ అయినా మిమ్మల్ని ఎట్లా అప్రిషియేట్ చేసారు?
హా! అదనమాట. అవును. స్కూల్‌కి వచ్చిన తర్వాత మళ్ళా ఖచ్చితంగాను దీనికి అప్రిషియేట్ చేసి తీరాలి అని చెప్పేసని, స్కూల్‌కి వచ్చిన తర్వాత మా ప్రిన్సిపల్ మళ్ళా పిలిచి మాకు మళ్లాను గోల్డ్ మెడల్ ఎసారు.
ఆహా! నైస్. ఆ!
ఆ! 2 గోల్డ్ మెడల్ ఒకదానికే.
ఓకే. ఓకే.
ఇలాగా అన్ని స్కూల్‌లల్లో మన బ్రాంచ్‌కి మంచి పేరు వచ్చింది ఈ ప్రాజెక్ట్ వల్ల. అని చెప్పేసి అలా యేసారనమాట మెళ్ళో.
హుహుహు. అంటే మీకు అప్పడినుంచి గూడా అనిపిస్తుంది. ఇంకా చేయాలి ఇంకా చేయాలి. అలా మీకు ఏమైనా అనిపిచ్చిందా?
హ్మ్. అది సోషల్ ప్రోజెక్ట్. ఈసారి నేను కొంచెం డిఫరెంట్‌గా ట్రై జేశాను.
ఓకే. ఓకే.
నెక్స్ట్ ఇయర్ సైన్స్ ప్రాజెక్ట్‌కొచ్చేసరికి ఈసారి తెలుగు ప్రాజెక్ట్‌లో తీసుకున్నాననమాట. తెలుగు ప్రాజెక్ట్ ఏంటి? నేను ఒక డ్రామా ఎయ్యాలి. డ్రామా ఏంటి మాయాద్వీపం. మాయాద్వీపం అనమాట డ్రామా పేరు. అంటే ఒక రాక్షసుడు ఉంటాడు. ఒక రాజు ఉంటాడు విక్రమార్కుడు.
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్.
ఆ! బేతాలుడు అనే అతను ఎలా ప్రశ్నలు అడిగాడో ఆ ప్రశ్నలన్నిటికి ఎలా సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు? ఆ రాక్షసుడు అడిగిన ప్రశ్నలకి విక్రమార్కుడు ఎలా సమాధానం చెప్పుకుంటా వచ్చాడు?
హుహు. ఓకే. ఓకే. అంటే దీన్ని మీరు ఎట్ల
ఆహా! ఆ డ్రామా అనేది ఏంటి అని అంటే ఇక్కడా దీని ఉద్దేశ్యం ఏంటి అని చెప్పేసి అనంటే తెలుగుకి ఫస్ట్ టైమ్ పెట్టడం. అంటే ఒక సైన్స్ ఎక్స్పోలో తెలుగు లాంగ్వేజ్ అనేది కూడా ఉండాలి. అంటే మన సంస్కృతి సంప్రదాయాలు అనేది తెలుగు భాష నుంచే వస్తాయి మొత్తం అంతా.
హ్మ్. హ్మ్. అవునవును. అవును.
అయన్నీ కూడా నా పిల్లలకి తెలియాలి. ఇట్లాంటి జానపద గీతాలు గాని ఇట్లాంటియన్నీ కూడాను కథలు ఉన్నాయి. మొత్తం అంతా కూడాను అని చెప్పేసి మేము ఒక భూతాల గెటప్‌లో అయన్నీ ఎసుకొని కష్టపడి చేసామనమాట దానికి.
హుహు. హుహు.
ఆ! ఇది నాకు ఉన్నాటిలో చాలా నచ్చిన ప్రోజెక్ట్...
హుహు. హ్మ్.
ఎందుకని అంటే, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడాను, ఆ సౌండ్ ఎఫెక్ట్‌లకి కానీ ఆటన్నిటికి కూడాను మంచిగా ఎంజాయ్ చేసారు. పిల్లలు అందరు కూడాన. అరుపులు, గేకలు అదంతా కూడాను ఏదైతే సైన్స్ ఎక్స్‌పోలో, మనం చెప్పుకుంటూ పోతామో, అవన్నీ కూడాను ఏంటి అనంటే, జస్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటూ ఎళ్తాం మొత్తం అంతా.
ఓకే ఓకే! హ్మ్. అవునవును.
ఇది ఏంటి, వచ్చిన అందరిని కూడాను ఒక సినిమా, ఒక నాటకం చూపించినట్టుగా, మేము చూపించేసరికి జనాలందరికి కూడా నచ్చింది. కాకపోతే ఏంటి, అక్కడ మేము ఏదైతే 10 స్కూల్‌ల్లు మళ్ళా 10 స్కూల్‌ల్లు పోటి పడ్డాము. 10 స్కూల్‌ల్లు పోటి పడిన తర్వాత, ఆహ్, తెలుగులో లాంగ్వేజ్ గురించి మాకు ఆ ప్రైజ్ రాలేదు...
హుహు. అవునవును ఓకే, ఎందుకంటే ఎక్కువగా, సైన్స్ ఏక్ సైన్స్ ఎక్స్‌పోలో ఏం చేస్తా అంటే, ఇంగ్లీష్‌లో అంటే సైన్స్ గురించి ఎక్కువగా ట్రై చేయడానికి చేస్తుంటారు చేస్తా ఉంటారు అన్నమాట.
మేము ఏదైతే కష్టపడ్డామో. అవును.
సో, ఆ సమయంలో మీకు, తెలు తెలుగు చేసారు కాబట్టి రాకపోవచ్చేమో.
అదే కదా! అందుకోసం అని చెప్పేసి అని నాకు అంటే, ఆహ్, అదని కాకపోయినా గాని, అదని కాకపోయినా గాని ఏంటి అనంటే, ఈ జ్యూరీ అవార్డ్‌లు అని అంటారు చూసారా...
హ్మ్.
ఏది రాకపోయినా గాని, జ్యూరీ అవార్డ్‌లు ఇస్తారంటారు చూడండి. అలాగే మా స్కూల్‌కొచ్చిన తర్వాత, అంటే అక్కడ పొగిడారు మమ్మల్ని. మాయాద్వీపం అనేది మంచి హిట్ సబ్జెక్ట్. కాకపోతే ఏంటి అనంటే, ఇది ఆహ్, దానికంటే ఈ బా తెలుగు భాష అనేది నేర్చుకోవడానికి ఆస్కారం లేదు దాంట్లో అని చెప్పేసని మాకు ప్రైజ్ ఇవ్వలా. కానీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేసారని చెప్పేసని మాకు అందరి చేత చప్పట్లు కొట్టించారు. ఓకే! మెడల్ రాకపోయినా పర్లేదు, దానికి మేము సంతోషిచ్చాము.
అవునవును. హుహు హ్మ్. ఓకే. ఓకే. హుహు. హుహుహు.
దాని తర్వాత స్కూలుకొచ్చిన తర్వాత మా ప్రిన్సిపల్ మళ్ళా, మాకోసమే పర్టిక్యులర్‌గా స్కూల్ మొత్తాన్ని పిలిచి, కింద పెరేడ్‌లో పెట్టేసి మమ్మల్ని ఎవరైతే మేము ప్రాజెక్ట్‌లో ఉన్నామో వాళ్ళందరిని కూడా తీసుకొచ్చేసి, గోల్డ్ మెడల్ ఏసి అందరి చేత గూడాను స్టాండింగ్ ఓవియేషన్ ఇప్పిచ్చేసి క్లాప్స్ కొట్టిచ్చారు. మన స్కూల్ మొత్తం కూడాను ఇలా పేరు బయటకు వచ్చింది అని చెప్పేసి అనంటే, కేవలం ఈ ప్రాజెక్ట్ వల్లే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేసారు అని చెప్పేసని.
హుహు. ఓకే. హ్మ్. హుహు. ఓహ్! ఆ! హ్మ్. హుహు. అంటే మీకు అక్కడ ప్రైజ్ రాకపోయినా అంటే నార్మల్‌గా ఇక్కడ చూడండి. మీకక్కడ్ మీకు అక్కడ అంటే 10 10 స్కూల్‌ల మధ్యలో మీకు ఒక ప్రైజ్ రాకపోయినా మీకు అక్కడ క్లా అక్కడ క్లాప్స్ కొట్టారు. ప్లస్సూ ఆ!
దాని తర్వాత ఇంటర్మీడియేట్‌లో ఏమి చేయలేదు. హ్మ్. అదే. ఆ క్రేజ్ అనేది వచ్చింది. దానికి దానివల్ల అంటే ఏంటి అనంటే నాలో నేను తెలుసుకోడానికి నాకు చాలా అనిపించింది. అంటే నేను తెలుగు ఇంత చక్కగా మాట్లాడగలనా? నేను చేసేదానికి నాకు ఇన్ని చప్పట్లు పడతయ్యా? అని చెప్పేసి అనేదానికి ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చిందన్నమాట నాకు అక్కడ. ఆ!
హుహు. హ్మ్. అవునవును. అ‌న్ తప్పకుండా వస్తుంది. ఎందుకంటే మనము అక్కడ సరే మనము మన స్కూల్‌లో అయితే నార్మల్‍గా మనం ఏం చేసినా ఒక బ ఏం చేయాలనుకున్న, ఏం చేసినా మనకి వాళ్ళు అప్రిషియేషన్ ఇస్తారు. దాంతో పాటు 10 స్కూల్ మధ్యలో గూడా ఇచ్చారంటే అక్కడ ఎట్లంటే, మన దాంట్లో ఏదో కొత్తగా ఉన్నట్టు అన్ని మీకు మీరు మీకు గ్రహించారన్నమాట.
అదే గదా. చాలా గొప్ప విషయం అది. అవును. అవును. దాని తర్వాత నెక్స్టొచ్చేసరికి బీటెక్‌లో ఆటోమేటిక్ క్వశ్చన్ పేపర్ జనరేషన్ సిస్టమ్. అంటే నేను ఆహ్, 2017లో నా బిటెక్ అనేది జరిగిందనమాట. ఆ బీటెక్ 2017లో ఆహ్, ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్ కొషన్ పేపర్ జనరేటివ్ సిస్టమ్ అని అని చెప్పేసనంటే ఒకా సెట్ ఆఫ్ కొషన్స్. ఒక 1 00 కొషన్లు ఉన్నాయి. ఆ 100 కొషన్లకి గాను దగ్గర దగ్గర ఒక 30 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఆ 100 కొషన్ల నుంచి జంబ్లింగ్ అవ్వాలి పేపర్లు అంతా కూడాను. ఒక్కొక్కడికి వచ్చిన కొషన్లు రిపీట్ అవ్వకుండా మొత్తం అంతా కూడా జంబ్లింగ్ అవుతా ఉండాలన్నమాట.
హుహు. హుహు. ఓకే. హుహు. ఓకే. హ్మ్. ఓకే.
హా! ఆ కొషన్స్ అన్నీ కూడాను దాంట్లో ఇచ్చేసేసి మేము. ఒక చిన్న ఆల్గారిథం ఇది. చిన్న ప్రాజెక్టే పెద్ద ప్రాజెక్ట్ ఏం కాదు. కాకపోతే ఏంటి? మేము ఎక్స్‌ప్లెయిన్ చేసిన థియరీ ఏదైతే ఉందో, మొత్తం అంతా కూడాను. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ అదంతా కూడాను ఎక్స్‌ప్లెయిన్ చేసిన థియరీ ఏదైతే ఉందో వచ్చిన వాళ్ళందరికి కూడాను బాగా నచ్చేసిందన్నమాట. అంటే వైవా బయట నుంచి వస్తారు కదా వాళ్ళు.
హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. అవునవును. డెఫినిట్‌గా ఎందుకంటే, ఎందుకంటే ఇప్పుడూ 100 మంది 100 కొషన్‌లలో ‌ ఒక్కటి గూడా రిపీట్ రాకోకుండా అంటే ఒక్కటి గూడా ఒకళ్ళకి ఒకళ్ళకి తెలియకుండా రావడం అనేది ఇట్లా జనరేట్ చేయడం అనేది చాలా అద్భుతం కదా!
ఖచ్చితంగా రాదు. అదే కదా. కాకపోతే ఏంటి అని అంటే హ్మ్. ఆహ్, అది ఉన్నాయే కాకపోతే ఏంటి అని అంటే కొంచెం, మేము ట్రై చేయటం అనేది ఇక్కడ ఐటీ అని చెప్పేసి అనేసరికి ఇంక అంతకు మించి ఏమి లేవు ప్రాజెక్ట్‌లనేది.
హ్మ్. అవునవును.
మేం గూడా ఏంటి సింపుల్‌గా ‌ఎక్స్‌ప్లేన్ చేయొచ్చు ఇదైతే అని చెప్పేసి అనుకోని, అంటే నేను ఫోర్త్ పర్సన్ నేను సరిగ్గా చదవను వాస్తవంగా. నాకు పెద్ద మార్కుల మీద వాటన్నిటి మీద నాకు పెద్ద ఏమి లేదు. ఆ గ్రూప్ అనేది ఎలా డివైడ్ చేసారు అని చెప్పేసి అని అంటే పర్సెంటేజ్‌లు బేస్ చేసుకొని చేసారు.
హుహు. హుహు. ఓకే. ఓకే.
కాకపోతే ఏంటి అక్కడ నా పాత్ర వచ్చేసరికి మెయిన్ లీడ్ అయిపోయింది అన్నమాట. మా టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి సైలెంట్ ఫుల్‌గా...
హుహు.
ప్రతి విషయం కూడాను నెత్తి మీద ఎసుకొని నేనే చేసుకొని...
అలా ఇప్పుడు అమ్మాయి సైలెంట్‌గా ఉండడం వల్ల మీరె ఆహ్, అంటే ఆ లీడ్ మొత్తం మీరు తీసుకున్నారన్నమాట, ఆ ప్రోజెక్ట్ లీడ్.
ఇంక నేను లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో నేను, నేను తీసుకోవాల్సి వచ్చింది ఆ లీడ్ అంతా కూడాను. లీడ్ తీసుకొని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కానీ, అది ఎక్స్‌ప్లేన్ చేసేది కానీ, ఆ అమ్మాయి జస్ట్ ఒక 2 స్లైడ్‌లు చేసింది. దగ్గర దగ్గర నేను ఒక 10 స్లైడ్‌లు ఎక్స్‌ప్లేన్ చేయాల్సి వచ్చింది మొత్తం అంతా.
ఓకే. ఓకే. ఆహా! హ్మ్. ఓకే. ఓకే. అంటే మీ సై స్లైడ్స్ ఆన్ని ఎక్స్‌ప్లేన్ చేసిన తర్వాత అవి సక్సెస్ అయినట్టేనా? అంటే మీకు అంటే రివ్యూ ఇస్తారు కదా!
ఆ! హండ్రెడ్ పర్సెంట్ సక్సెసూ! అంత కూడాను ఎగ్జిక్యూట్ చేసి చూపెట్టాలి కదా! మొత్తం అంతా కూడాను. మేము ఒక ప్రి-రిక్విజిట్ అంటే ఒక 100 క్వశ్చన్‌లు మేము ఏదైతే రెడీ చేసుకున్నామో! అయన్నీ పెట్టేసేసి. ఇలాగ క్వశ్చన్ పేపర్ ఏ క్వశ్చన్ పేపర్ బి క్వశ్చన్ పేపర్ సి అని చెప్పేసి ఒక మోడ్యుల్స్ అనేది క్రియేట్ చేసుకొని, దానిలోపల ఈ క్వశ్చన్స్ అనేది క్లిక్ చేస్తే దీని దానికి దానికి సంబంధం లేదన్నమాట మొత్తం అంతా కూడాను. ఆల్గారిథమ్ అనేది అలా రాసుకున్నారు.
అవునవును. హ్మ్. హుహు. ఓకే. ఓకే.
హ్మ్. అదన్నమాట. ఇలాగ
అంటే మీరు దీంట్లో, ఏ అల్గారిథం యూస్ చేసారు?
ఆ! అది పెద్ద గుర్తులేదు ఇప్పుడైతే.
ఓకే, ఓకే. అంటే, అంటే
ఆ! అంటే నేను కోడింగ్ చేసే చానాళ్ళైపోయిందనమాట దగ్గర దగ్గర.
అవునవునవును. ఓకే. ఓకే. అంటే మీరు, మీ చిన్నప్పటి నుంచి
ఆ! ఇప్పుడు, అది గుర్తు చేసుకోవాలన్నా గాని నాకు అంతగా గుర్తొచ్చే సిట్యుయేషన్‌లో లేదు. కాకపోతే ఏంటి అని అంటే, అప్పుడు వేడిలో వేడి అన్నట్టుగా, చేసేసుకుంట ఎళ్ళిపోయాము మొత్తం అంతా. మా ఫ్రెండ్స్ అందరూ కూడాను ఆర్డినోలు, అవి ఇవి పెట్టుకొని చేసారులే కాని, కాకపోతే నేను అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకనంటే నేను ఫోర్త్ పర్సన్‌ని నేను ఎంత లిమిట్‌లో ఉండాలో, అంత లిమిట్‌లో ఉన్నాను. నేను నా, ప్రాజెక్ట్ అనేది చేశాము. బట్ ఏంటి అనంటే, నేను చేసిన ఎక్స్‌ప్లేనేషన్ ఏదైతే ఉందో, మొత్తం అంతా కూడా పూస గుచ్చినట్టుగా మొత్తం అంతా చెప్పానన్నమాట. వచ్చిన వాళ్ళందరికి కూడా బాగా నచ్చేసింది. ఇంక నేను గూడా చాలా హ్యాపీ అయిపోయాను. మంచి మార్కులు వచ్చినాయి ప్రాజెక్ట్‌లో కూడాను. అదన్నమాట. ఇలాగ నా చదువుకు సంబంధించిన ప్రాజెక్ట్‌లు అయితే ఇలా నడిచినాయి అన్నమాట మొత్తం అంతా.
హుహుహు ఓకే, ఓకే. హుహూ. ఓకే ఓకే. హుహూహూ. ఓకే. హుహూ. అంటే, మీ చిన్నప్పటి నుంచి ఓకే, ఓకే. అంటే మీ చిన్నప్పటి నుంచి మీ ప్రాజెక్ట్స్ అంటే మీకు ఫేవరెట్, మీరు దాంట్లో చేసిన ఒక ప అంటే మంచి పని అంటే మీరు ఒక లీడ్ ఎట్లా తీసుకున్నారో చే మీరు మాకు చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం, ధన్యవాదాలు.
ధన్యవాదాలు.